ఆ!
వచ్చి తనలోని తనలోనేమో ఎస్కలేటర్‌లో పైకేళ్ళిపోతుంది. పైకేళ్ళిపోయిన తరువాత అక్కడ ఒక క్యాబిన్ లాగుంటది. డోర్సుంటాయి స్వర్గానికి డోర్సు. యాహ్! టామెళ్లి ఒక లైన్‌లో నిలబడతది. అక్కడన్నీ టాములుంటాయి మన చనిపోయిన టామ్‌లన్నీని. ఆ! ఒక కండక్టర్ టామ్ కూడా ఉంటది. అది ఒక్కొక్కళ్ళ పేర్లు చూసి వాళ్ళు మంచి చేసారా, చెడు చేసారా అని జేప్పి నిర్ణయించుకొని స్వర్గానికా, నరకానికని డిసైడ్ చేస్తదమాట. ఒక్కొక్కళ్ళు వెళ్తారు ఆహ్, ఆ చీటీ ఇస్తారు, ఆళ్ళు చెక్ చేసుకొని రెడ్ లైటా, గ్రీన్ లైటా వస్తే రెడ్డొస్తే నరకానికెళ్ళిపోతారు. గ్రీనొస్తే ఇందులోకి వెళ్ళిపోతారమాట. అయితే కరెక్ట్ మన టామ్ దే మన టామ్ దగ్గరికోస్తది. వచ్చిన తరువాత చూస్తే <giggles> ఈ చిన్న టీవీ‌లో కనిపిస్తదమాట. ఇది ట జెర్రీని పరిగెట్టించడం కొట్టియడం అన్ని చేస్తది.
ఓహ్! హ్మ్. అయ్యో! హ్మ్. హ్మ్. ఓహో! అయ్యో! ఆ! ఆ! ఓహ్! హ్మ్. <chuckles>
తో అలా చేసినప్పటికేటి భయమేసేది టామ్‌కి. ఇదేంట్రా బాబు మొత్తం నా లైఫంతా టీవీ‌లో ఏసి చూపించేస్తున్నారీళ్ళు అనేసి. ఇవన్నేంటి నువ్వు నరకానికి అర్జెంట్‌గా ఎళ్ళిపో అని చెప్పి ఆర్డర్ వచ్చేస్తది. పాపం నరకంలో పడేస్తది, పడేయగానే నరకంలో బతిమాలుకుంటాడు. "లేదు లేదు నేనేం చేయలేదు ప్లీజ్ నాకొక్క చాన్సివ్వండనేది" అంటే అప్పుడు నరకానికి యముడి టైప్‌లో ఒక పిల్లుంటది. అది ఏటి చెప్తదంటే, "ఒక పని చేయి. నేను నీకు మళ్ళీ ఒక అవకాశమిస్తాను. నువ్వు భూమి మీదకేళ్ళు. ఎళ్ళి ఒక లెటరుంటది అంటే ఆహ్, క్షమాభిక్ష ఒక ఒక మన భాషలో చెప్పాలంటే సమాభిక్ష కోరుకో అని చెప్పి దాని మీద జెరీ‌తో సంతకం పెట్టించు. ఆ సంతకం లెటర్ గాని నాకిస్తే నీకు స్వర్గాని ఆ! నిన్ను <chuckles> స్వర్గానికి పంపిస్తాంటది." ఎంటనే టామ్ మరి పరిగెడి పరిగెడి పరిగెడి భూమి మీదకి వచ్చేస్తదండి. వచ్చేసి జెర్రీ దగ్గరికేళ్తాది. ఎళ్లి అడుగుతది ఇలాగా అయ్యింది, ఇలాగా నాకు చేయవాంటే అది నమ్మదు. ఏ ఎల్లహే! అని తోసి ఎళ్ళిపోతూంటది. పాపం ఇది ఎంత బతిమాలుతాదో ఈ టైమ్ అయిపోతూంటది ఇక్కడ 1 హవరే టైమిస్తారు. టైమయిపోద్ది. ఈ జెర్రీ పట్టించుకోదు. లాస్ట్‌కి ఏటిచేస్తది జెర్రీ చూసి చూసి చూసి పేపరేమో చింపేస్తది. <chuckles> చింపేసి విసిరేస్తది. అంతే ఆ! అంతే టామ్‌కి ఎటిచేయాలో అర్థం కాదంతే ఈలోపు టైమయిపోద్ది. అలాగేళ్లి ఒక అగ్గిలో పడిపోద్దెల్లి. అంతే దాని కల దాని కల పోయి కల్లలో నుండి బయటకోచ్చేస్తది. వచ్చేసి ఇదంతా కల. దానికి బుర్ర పాడైపోయి అమ్మో నేను సచ్చిపోతే ఇలాగుంటదా సిట్యుయేషన్ పరిగెట్టి పరిగెత్తి జెర్రీ దగ్గరికేళ్లి ముద్దులు పెట్టేస్తావుంటది. ఇక మనిద్దరం ఫ్రెండ్స్. నిన్ను నేనేమి అన్ను <chuckles> అనేసి దానికేం అర్థం కాదు జెర్రీకి. ఇదే ఆ! ఇదేంటి ఇప్పడి దాకా ఇంత చేసి ఇప్పుడు మంచయిపోయిందని. ఆ! షో నాకు బాగా ఇష్టం అండి ఇప్పటికొచ్చినా చూస్తానది.
అయ్యో! <chuckles> హ్మ్. అయ్యయ్యో! హ్మ్. హ్మ్. ఓకే. <chuckles> హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓహోహూ! హ్మ్. అబ్బో! చాలా మంచి కాన్సెప్ట్‌గా. <chuckles> హ్మ్. ఓహ్! హ్మ్. ఓహ్! అయ్యో! హ్మ్. <chuckles> హ్మ్. అయ్యయ్యో! మహా దారణంగా ఇది. హ్మ్. హ్మ్. అయ్యో! ఆహా! <giggles> ఇదంతా కలా! వామ్మో! అయ్యో! <chuckles> భలే ఉందే ఇది. హుహు. ఓహ్! ఎందుకు మీ ఆక్ మీకు ఆ ఎపిసోడ్‌లో అంత ఆకర్షణీయంగా అంత అంటే మీకేంత బాగా గుర్తుందో ప్రతి సీను అసలు చాలా విజువలైజ్ చేస్తూ చెప్పారు ఇలా జరిగింది, అలా జరిగిందని. మీకెందుకు ఇదంత స్పెషల్ ఎలా అంత బాగా గుర్తుందంటారు?
హ్మ్.

ఆ! ఇద్దరం తెగ చూసేవాళ్ళమండి. నెక్స్ట్
హ్మ్. ఇప్పుడు ఇప్పుడు టీవీ షోస్ గురించి చూస్తుంటే, పిల్లలసలు చాలా వరకు టీవీ షోసే చూడట్లేదు కదా! ఎక్కువ ఫోన్ చూస్తూ ఉంటున్నారు. అండ్ మళ్ళీ అవి టీవీ షోస్ కూడా రావట్లేదు. ఏదో కొత్త కొత్తవి వచ్చేసి అలా జరుగుతుంది కదా! ఇప్పుడు, ఇప్పటి టీవీ షోస్ మీద గాని, వాటిని చూసిన అభిప్రాయం గాని మీకు ఏంటి? ఇప్పటికి పిల్లలకి నచ్చుతాయనుకుంటున్నారా? మీరు చిన్నప్పుడు చూసినవి ఇప్పుడొస్తే?
ఆళ్ళు యూట్యూబ్‌కి షిఫ్ట్ అయిపోయారు లెండి. లేదు లేదు. లేదు లేదు. లేదండి. మా మనత్ అంటే ఇప్పుడు టీవీ షోస్ మే బి బాగుంటాయేమో గాని, మన చిన్నప్పటి వాటితో కంపేర్ చేస్తే, మాత్రం ఎట్టి పరిస్థితిలో బాగోవు. ఎందుకంటే నా నా మా నా చిన్నప్పుడు డబల్యుడబల్యుఈ ఉండేది. అది రక్తాలు చిందించేవాళ్ళం దానికోసం. కొట్టుకునేవాళ్ళం ఆ పేర్లు పెట్టుకొని మరి ఇంటికి, ఆహ్, స్కూల్‌కెళ్ళి. నేనేమో 'అండర్టేకర్' అనేవాడిని, మా తమ్ముడేమో 'కేన్' అనేవాడు, మరొకడేమో ఇంకోటనేవాడు, కొట్టుకునేవాళ్ళం. ఆ టీవీ షో డబల్యుడబల్యుఈ అంటే చాలా దారుణం ఫేమస్. అది ఆ టైమ్‌లో చిన్న పిల్లలందరూ తెగ చూసేవాళ్ళు. క ఎంత దారుణంగా అంటే 'అండర్టేకర్' చనిపోయి, మళ్ళీ బ్రతికొచ్చాడంటే అందరూ నమ్మేసేవాళ్ళు స్కూల్‌లో. "అరే! మొన్నే చనిపోయాడు రా! ఈ రోజు వచ్చాడు రా బయటికి" అనేసి డిస్కషను. అరె, వాడికి పవర్స్ ఉంటాయటరా మరొకడు చెప్పాడు నాకు ఆహ్, "అండర్టేకర్ 7 సార్లు 7 సార్లు చనిపోతే లేగుస్తాడు! వాడికా పవర్ ఉంది. దేవుడిచ్చాడు" అని చెప్పాడు. అంత దారుణంగా ఉండేది మా పరిస్థితి. <chuckles>
హ్మ్. ఓహ్! హ్మ్. అవునవును. <chuckles> హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. ఓహ్! హ్మ్. ఓహో! బా హెవీగా హ్మ్. హ్మ్. ఓకే. ఓహ్! అంటే అప్పుడు మనం చూసుకుంటే, మనకి అవి జస్ట్ టీవీ షోసే ఏ కాదు. మనకొక ఎమోషనల్ అటాచ్‌మెంట్ అనేదుండేది కదా! ఆ క్యారెక్టర్స్ ఉండేవాళ్ళు. ఫేవరైట్ క్యారెక్టర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లలేంటంటే ఆహ్, ఎక్కువ సోషల్ మీడియా, ఆ రీల్స్ అవి చూడడం వల్ల, దేనితో అంత అటాచ్ అవ్వలేకపోతున్నారు కదా!
యాక్చువల్లీ నిజంగా చెప్ కరెక్ట్‌గా చెప్పారండి. ఇప్పుడే ఇప్పడిలో ఈ షోసే లేవసలు. వాళ్ళకి ఇప్పుడు ఆ రోజుల్లో మనం చూసేటప్పుడు మనకి ఇవన్నీ తెలీదు. అంటే మనం చూసి ఎంజాయ్ చేసాం అంతే. కానీ ఇప్పుడు అవి ది గ్రేటెస్ట్ మెమోరీస్ అయిపోయాయి. ఎందుకంటే ఇప్పుడోళ్ళకి అవి అందట్లేదు కాబట్టి. ఇప్పుడున్న పిల్లలకేంటంటే యూట్యూబ్‌లో చూడడం, ఇన్‌స్టాగ్రామ్‌లో డాన్స్‌లు వేయడం, ఆ రీల్స్ చూపించి, డాన్సులు ఆళ్ళూ వేస్తారు అంతే. ఇంతకు మించి వాళ్ళకి ఒక మంచి టీవి షో గాని, లేదంటే ఏముండట్లేదు. <smacks lips> ఆహ్, అసలు టీవీలే మానేసారందరు. అందరూ ఓటీటీలోకి జంప్ అయిపోయారు.
హ్మ్. అవునవును. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. అయ్యో! అవునవును. హ్మ్. అది కూడా నిజమే. హ్మ్. <chuckles>
ఇప్పుడెంత దారుణం అంటే జియో హాట్‌స్టార్‌లో గాని, ఎక్కడైనా ఈ కార్టూన్ నెట్‌వర్క్ పాతవి వేస్తుంటే, అవి చూసుకుంటున్నారు. ఆహ్, "ఇది ఉంది కదరా!" అనేసి. అంతే తప్ప యూట్యూబ్ అయిపోయిందండి, పిల్లలందరికీ యూట్యూబ్ అయిపోయింది. బట్ ఆ కాలంలోని గాని టామ్ అండ్ జెర్రీలు గాని, డబల్యూడబల్యూఈలు గాని, ఆహ్, అలాడిన్ గాని ఇలాంటి షోస్ చాలా అద్భుతాలండవి.
అదే. అవును. హ్మ్. అవునండి. హ్మ్.

తప్పకుండా. చిన్నప్పటినుంచే అసలా వాటిలోనే ఆ వాల్యూస్ అనేవి నేర్పడం వలేంటంటే వాళ్ళకది మనం కొత్తగా ఇన్కల్కేట్ చేయాల్సిన అవసరం లేకపో లేకుండా ఉంటుంది. వాళ్ళు దాని నుంచే చు ఆ నేర్చేసుకొని మేము కూడా అలాగే ఉండాలని అనుకుంటారు కాబట్టి ఆ పెద్దలు గాని, ఇంకా పాఠశాలలో గురువులు గాని ఎక్కువ కష్టపడక్కర్లేదు దాన్ని మళ్ళీ రీఎన్ఫోర్స్ చేస్తే సరిపోతుంది కదా! హ్మ్.
సో సింపుల్ సింపుల్‌గాయిపోతుంది. అంతే. అంతే. అంతే. దానికితో మా చిన్నప్పుడు నాకు ఒక టీవీ ఉండేదండి దాంట్లోనే కేబుల్ చానెల్స్‌లోని కార్టూన్ నెట్వర్క్ వచ్చేది కాదు. అప్పటికి నాకు కార్టూన్ నెట్వర్క్ అంటే ఏంటో తెలీదు కూడా. ఆ! ఇవి ఈ 'అల్లాడిన్' గాని, లేదా 'అంకుల్ స్క్రూజ్' అని 'డక్‌టైల్స్' వచ్చేది. అది కూడా ఈ టీవీ‌లో వచ్చేవిమాట. సో ఇవి చూసేవాడు. తరువాత మా తమ్ముడు పక్కింట్లో‌ని ఇంకో చిన్న పాప ఉండేది వీళ్ళిద్దరూ ఆడుకునేవాళ్ళు. వాళ్ళ ఇంటికేళ్ళినప్పుడు అక్కడ చూసాడు కార్టూ‌న్ నెట్వర్క్. వచ్చి నాకు చెప్పాడు. "అక్కడ ఏదో ఒక చానెల్ ఉంది అది వస్తూనే ఉన్నాయి మనం ఎప్పుడు అరగం‌టె వస్తుంది మన ఇంట్లోని అక్కడైతే డైలీ వస్తుంది" అని. తరువాత నేను ఫ్రెండ్స్‌నేళ్లి అడగడం ఏంటది షో ఎక్కువ వస్తుం‌ది అది అంటే అప్పుడు వాళ్ళు చెప్పింది కార్టూన్ నెట్వర్కు అది వేరే కేబులు వేరే టీవీ ఉంటేనే అవుతాది అనేసి. వెంటనే మా ఇంట్లో విప్లవం మొదలుపెట్టామండి మేము మా తమ్ముడు‌ను. మాకా షో కావాలి మా‌కా టీవీ కావాలి అని. పాపం మనే నే ఒక వారం రోజులు మ‌న నిరాహారదీక్ష అయిన తరువాత మా ఇంట్లో ఆ టీవీ వచ్చేసింది ఆ షో వచ్చేసింది.
ఓహ్! హా! ఓహ్! అవునా! అదే. హ్మ్. ఓహో! ఓకే. హ్మ్. హ్మ్. ఓహ్! <chuckles> ఓకే హ్మ్. హ్మ్. ఓహోహో! <chuckles> అయ్యో! హా! హ్మ్. చాలా బా జరిగింది.
మొత్తానికి ఆ! మొత్తానికి మా డ్యాడీ అయితే కొనేసారు. ఇంకా అక్కడి నుండి చూసుకోండి వాళ్ళని ఇంకో చి చానెల్ చూడనిచ్చేవాళ్ళం కాదు. ఇంకా మే నెల సెలవులోస్తే
ఓహో! అయ్యో! ఎలాంటివి చూసేవారు కార్టూన్ నెట్వర్క్‌లో చాలా ఉండేవి కదా! అసల 24 గంటలు ప్రతి గంటకి షో ఏదోకటి మారుతూ ఏదోకటి వస్తూనే ఉండేది.
ప్రతి అరగంటకి వస్తూనే ఉండేదండి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిందేంటంటే నేను కొంచెం లిమిటెడ్‌గా చూసేవాడిని అండి. అంటే ఇప్పుడు నాకు ఇష్టమైన షోస్ మాత్రమే ఆహ్, టామ్ అండ్ జెర్రీ, టామ్ అండ్ జెర్రీ బా ఇష్టం. టామ్ అండ్ జెర్రీ హైలైటెంటంటే మా మమ్మీ డ్యాడీ కూడా చూసేవాళ్ళు టామ్ అండ్ జెర్రీ‌ని.
హ్మ్. ఓహ్! హ్మ్. ఆహాహా! ఓకే. ఓహ్! అవునండి. టామ్ అండ్ జెర్రీ ఏంటంటే ఇల్ ఇంటిల్లపాది కూర్చొని నవ్వుకోగనిగే చూసే షో కదా! అంటే పెద్ది పిల్లలు, పెద్దలు అవునవును. మంచి ఫ్యామిలీ టైం దొరుకుతుంది అసలా. హ్మ్.
చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ! సో అందరూ చూసే షో అది టీవీ షో. ది బెస్ట్ టీవీ షోస్‌లో అదొకటి. అ ఆల్ టైము ఆల్ టైమ్ ఫేవరైట్ అది. ఆ! ఈ టామ్ అండ్ జెర్రీ ఒకటి. నెక్స్ట్ ఇంకా ఇంకోటి ఉండేదండి జస్టిస్ లీగ్ అని చెప్పాను కదా! జస్టిస్ లీగ్ ఒకటి నెక్స్ట్ ఒకొక అ ఆ షో పేరు గుర్తులేదు కానీ నాకు ఒక నక్కన ఇంకొక తోడేలు టైప్‌లో ఒకటుంటుంది. అది పరిగెడుతూనే ఉంటుంది కొండంతన. ఇది దీన్నీ పట్టుకుందాం అని ట్రై చేస్తేది అది దొరకదు. షో అదే ఇంకేమి ఉండదు. అదొకటి చూసేవాడిని. ఇలా నేను లిమిటెడ్‌గా కొన్ని షోస్ మాత్రమే చూసేవాడినండి కానీ మా తమ్ముడు ఉండేవాడు ట్వెంటీ ఫోర్ హావర్స్.
<chuckles> అవునండి. ఓహ్! హ్మ్. అవునవును. హ్మ్. హా! అయ్యో! <chuckles> హ్మ్. ఓహో! మీకు మరి ఈ షోస్

అ! ప్రత్యేకత ఏటటంటే అలాడ్డినె ఒక, ఒక చిన్న పల్లెటూరులోనే ఒక దొంగ క్యారెక్టర్. తనకి ఒక 'అబ్బు' అనే ఒక కోతి ఒకా, ఒక తివాచీ అనే ఒకా మనకి తివాచీలుంటాయి గదా! అలాంటిది ఒక తివాచీ, అది ప్రాణం ఉన్న తివాచీమాట. సో ఆ 2 ఫ్రెండ్సుంటాయి. అతను ఒక రాజు గారి కూతురిని ప్రేమిస్తాడు. ఆ ఊరు రాజు కూతురిని. తర్వాత 'జీనీ' అని తనకి ఒక ద్వీపంలోనే దొరుకుతుందనమాట. ఆ జీనీని రఫ్ చేస్తే 3 కోరికలు తీరుస్తాయంటారు గదా! జీనీలు. సో అలా. అలా వీళ్ళందరూ కాంబినేషన్‌లోని వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు గానీ, వాళ్ళ కష్టాలు వాటినేంటి వాళ్ళెలా ఎదిరించి బయటపడ్డారు. ఎలా చాలా కామికల్‌గా చాలా సరదాగా చాలా హీరోయిటిక్‌గా, చాలా మేజికల్‌గా చాలా బావుంటందండి. మన చిన్నప్పుడు అవి చూసె
హ్మ్. అవునవును. ఓహ్! హ్మ్. ఆహా! అవునవును. అవును. హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్. హుహు. మీకు నచ్చే చాలా ఎలిమెంట్సున్నాయంటారు అందులో.
ఆ! మొత్తం ఆహ్, చాలా ఉంటాయండి. ఒక మనం చిన్నప్పుడు మ బాగా ఊహించుకుంటాం. ఇలా ఉండాలి, అలాగుండాలి అని. సో అది పర్ఫెక్‌గా షో అలా ఉంటుంది. నెక్స్ట్ మీకు జస్టిస్ లీగ్ అని చెప్పి కాటున్ నెట్‌వర్క్‌లో వచ్చేది.
హ్మ్. అవునవును. <chuckles> ఓహో! హ్మ్. ఓహ్! దాంట్లో ప్రత్యేకత ఏంటి? మీ ఎందుకది మిమ్మల్ని అంతగా ఆకర్షించింది?
ఆహ్ యాక్చలీ నాకైతే అందులో సూపర్ మ్యాన్ బా ఇష్టమండి. అందులో సూపర్‌హీరోలు ఒక ఐదుగురు కలిసి, ఒక టీమ్ అప్ అయ్యి విలె‌న్స్ మీద పోరాటాలు చేస్తా ఉంటారు. సూపర్ మ్యాను, బ్యాట్ మ్యాను, వండర్ వుమెన్, ఫ్లాషు.
హ్మ్. ఓహ్! హ్మ్. ఓహ్! ఇంక చిన్నప్పుడది చూస్తే మనం ఊహించుకునే వాళ్ళం కదా! మనమే సూపర్‌హీరోస్. మనం గూడా ఇట్లా ఫైట్ చేయాలి అని చెప్పి.
ఆ! ఆ! వెంటనే నె సూపర్ మ్యానయిపోయానండి. ఆ రోజుల్లో నేనే సూపర్ మ్యాన్. మా తమ్ముడేమో బ్యాట్ మ్యాన్ తీసుకున్నాడు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయుండేది. తనేమో వండర్ వుమెన్. మా వీధిలో మొత్తం అందరం మేము పేర్లు పెట్టేసుకొని అల మాట్లాడాం. మా అమ్మాయ వాళ్ళ అన్నయ్యుండేవాడు వాడు ఫ్లాష్. ఇలా మొత్తం నలుగురుం పేర్లు పెట్టుకొని ఆడుకునేవాళ్ళం.
హ్మ్. <chuckles> ఓహ్! ఓహో! హ్మ్. వావ్! <giggles> చాలా బావుంది. ఆహ్, మీకు ఈ అల్లాద్దీన్ షో‌లో గానీ ఈ, ఈ షో‌లో గానీ మీకు బాగా నచ్చే క్యారెక్టర్ ఇప్పటికి కూడా మీకు దగ్గరగా అనిపించే క్యారెక్టరేంటి?
యాక్చలీ టీవి